ఓహో! రోడ్డు క్రాస్ జేయడానికి. అంటే మీకు ఆహ్, హా ద హాస్టల్లో ఉండేవాళ్ళా?
ఆహ్, హ్మ్. ఆ! హాస్ట‌లే అండి అవును. హ్మ్.
ఓకే. హాస్టల్ నించి మీ కోచింగ్ సెంటర్‌కి వెళ్ళడానికి రోడ్డు క్రాస్ చేయాల్సొచ్చేది.
అవునండి. అప్పుడు నేనున్న ఏరియా ఇంకా, ఇంకా హైదరాబాద్‌లో ఎక్కడ జూసినా ఎక్కువ మొత్తం రద్దీ ఏరియాల ట్రాఫిక్ అలానే ఉంటది. నేనున్న ఏరియా మరీ రద్దీ ఏరియా అప్పుడు. అప్పట్లోనే హ్మ్. హ్మ్.
ఓహో! ట్రాఫిక్కె. అవును. హుహు. ఓకే. అంటే మీరు నడుచుకునే వెళ్ళేవాళ్ళన్నమాట.
ఆ! దెగ్గరే వాకబులే ఉండేది. నడిచెళ్ళేంత దూరమే గాబట్టి నడిచెళ్ళేదాన్ని. కాకపోతే రొ ఆహ్, కు ఇది ఆహ్, <smacks lips> ఇది క్లాసెస్‌కి వెళ్ళాలంటే రోడ్డు క్రాస్ చేయాలి ఇన్స్‌టి‌ట్యూకి వెళ్ళాలంటే. కావట్టి ఇంకా అక్కడ అసల ఫస్ట్ అంటే ఫస్ట్ డే అయితే ఏడ్చేసానండి అసలు ఎంత సేపు వెయిట్ జేసినా ఒస్తూనే ఉన్నాయి. <smacks lips> అంటే మొదట్లో తెలీదు గదండీ! ఇలా కొంచెం మనము చెయ్యి పెట్టిన ఆపేస్తారు. అలా కొంచెం. హ్మ్.
ఓకే. హుహు. ఓకే. హ్మ్. తెలీదు. అవునండి. అవును. వెళ్ళాలి. ఆ! ధైర్యం చేసి వెళ్ళకపోతే ఇంక మనమక్కడే ఉండిపోతామండి.
హ్మ్ అవును. హ్మ్. అవునండి. ఫస్ట్‌లో తెలీక అలా మనకు తెలీదు గదండీ. <smacks lips> అలా చేయి బెడితే ఏమైనా అంటారో ఏమో తెలీదు గదండీ. అలా మరి ఇంకా వేరే వాళ్ళని చూసి అలా చూస్తూ ఇంకా అలానే నేర్చేసుకున్నానండి. ఇంకిప్పుడే నైట్ టైమ్స్ గూడా తర్వాత తర్వాత ఇంకా నైట్ టైమ్స్ గూడా వ ఎక్కడ బడితే అక్కడ ఒంటరిగా యెళ్లేసొచ్చేదాన్నండి. <giggles> అంత వరకు ఎదిగాను. ఆహ్
హ్మ్. అవును. అవును. అసలు అయిన <giggles> సూపర్. సూపర్. మొత్తం బాగా అలవాటు చేసుకున్నారు. కానీ, ఇప్పుడి ఇంక్ ఇంకొకటేంటంటే ఇంతకముందు మీరు కాలేజెస్, హాస్టల్స్ కాబట్టి మీ కొల క్లాస్‌లో చదివే‌వాళ్ళో, వాళ్ళో వీళ్ళో మీ కొలీగ్‌గా అంటే దానిలో కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు హైదరాబాద్ హాస్టల్ అంటే రకరకాల జనాలు రకరకాలుగా ఉంటూ ఉంటారు. సో, మరి మీరు వీళ్ళతో ఎలా మసలుకున్నారు? మీకు ఎట్లా అనిపించింది?
బాగా అలవాటయిపోయింది. హ్మ్. అవును. అవును.

ఓహొ! ఓకే. ఓకే. అంటే గిప్పుడు ఇప్పటికింకా మీరు ఇంకా హైదరాబాద్‌లోనే ఉన్నారా? లేదు అంటే వేరే మళ్ళీ మారారా?
మారానండి. మారాను ఇప్పుడైతే నేను మళ్ళీ నాకు తర్వాత ఇంక మ్యారేజైన తర్వాత ఆహ్, జాబ్ మానేశానండి. ఇప్పుడైతే ఇంట్లోనే ఉంటున్నా.
హుహు. ఓకే. ఇంట్లో అంటే సిటీయా? పల్లెటూరా అండి?
ఓకే. అంటే, టౌనండి మరీ సిటీ గాదు, మళ్ళీ హైదరాబాద్ లాంటి సిటీ గాదు, మరీ విలేజ్ కాదు. ఒక మీడియం రేంజే.
ఓకే. ఆహా! ఓకే. ఓకే. మరి పొరు ఓకే. పొరుగు వారితో మాట్లాడ్డము, వాళ్ళతో నడిపె సంబంధాలు ఎలా ఉంటూ ఉంటాయండి అక్కడ మరి?
అన్ని ఫెసిలిటీసుంటయి. హ్మ్. హ్మ్. హ్మ్. అన్నీ మంచిగానే ఉంటాయండి పర్లేదు. అంటే, <smacks lips> ఇప్పుడు కొంచెం మరీ టౌన్ టైపే అండి. ఇది మరీ పక్కనింటి వాళ్ళు విలేజ్‌లో ఉన్నట్టు అందరు కలిసి మాట్లాడ్డం అలా తక్కువే ఉంటదండి ఇక్కడ.
హుహు. ఓకే. హ్మ్.
ఇంక ఎవరి పనులు వాళ్ళు జూసుకోవడం ఆల్‌మోస్ట్ సిటీస్‌లో ఉన్నట్టే ఉంటది. కాకపోతే మరి అంత ఇది గాదు. కొంచెం మొహాలు జూసుకొని మాట్లాడుకోవడం, ఎప్పుడైనా కనిపించినప్పుడు అలా ఉంటదండి. మరీ హైదరాబాద్, బెంగుళూరు అంత సిటీస్‌లో ఉన్నట్టయితే గాదు మరి. హ్మ్. హ్మ్.
హుహు. క ఓకే. ఓకే. మీరిప్పుడు రెంటెడ్ హౌసా, ఓన్ హౌసా అండి?
ఓన్ హౌసే అండి. ఔన్ హౌస్.
ఓహ్! ఓహో! ఓకే. ఓకే. మళ్ళీ రెంట్ హౌస్ అయితే, మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి గదా! ఆ!
హ్మ్. అవును. అవునండి. లేదు ఓ ఓన్ హౌసేనండి ఇప్పుడు.
ఓకే. అంటే ఇప్పుడు మీరందరు ఆహ్, జాయింట్ ఫ్యామిలీయా అండి కలిసే ఉంటారా అందరు?
హ్మ్.

ఆ! నా అదృష్టం బాగుండో మరేంటో దెలీదు గానీ, నేను అంటే హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఒక 3 హాస్టల్స్ దాకా మారానండి.
హుహు.
ఆ! అప్పుడు నాకు <smacks lips> అంటే రూమ్మేట్స్ వరకు ఎంత 3 హాస్టల్స్‌లోనూ మంచి వాళ్ళే ఉన్నారండి.
ఓకే.
హ్మ్. వాళ్ళి‌ప్ప‌డికి గూడా, దాదాపు ఇది జరిగి ఒక 5, 6 సంవత్సరాల క్రితం జెప్తున్నా. ఇప్పడికి గూడా కాంటాక్ట్‌లో ఉన్నారు. చాలా మంచి వాళ్ళే దొరికారండి నాకైతే అప్పుడు.
హుహు. ఓహో! ఓకే. ఇంకా మీరు కాంటాక్ట్‌లోనే ఉన్నారన‌మాటయితే.
హ్మ్. ఉన్నారు. ఇంకా వాళ్ళతో వాళ్ళు కొంచెం హైదరాబాద్ బాగా తెలిసిన వాళ్ళు. కొంచెం వాళ్ళతో కలిసి ఇంకా ఇంకా <smacks lips> ఏదైనా ఎక్కడికైనా వెళ్లడం గానీ, ఇంకా ఎక్ ప్లేసెస్ అలా తెలుసుకోవడం గానీ, ఇంకా చాలా మంచిగా అనిపిచ్చిందండి.
హుహు. వెళ్ళడం ఎటైనా. హ్మ్. ఓకే. ఓహో! ఓకే. మీకిప్పుడు కోచింగ్‌కి వెళ్ళిన దగ్గర వాళ్ళెవరు అంటే మన ఊర్లలో అయితే ఏదన్నా తెలియకపోయినా కానివ్వండి, ఏదన్నా కావాలంటే మనం ఈజీగా అడగగలము, తెలుసుకోగలము, వాళ్ళు కూడా అలాగే చెప్తూ ఉంటారు. కానీ, ఇప్పుడు మీరు కోచింగ్ సెంటర్‌లో అందరూ కొత్తవాళ్ళే ఉంటారు. మరి మీకే‌మన్నా సహాయం కావాలంటే, అడగటం కానివ్వండి, వాళ్ళు చెప్పటము, ఇట్లాంటియి జరుగుతూ ఉండేయా?
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. ఆ! జరిగాయండి. కొంతమంది అయితే హ్మ్. మంచిగా చెప్పేవాళ్ళు. కొంతమందయితే వీళ్ళకేం జెప్పాలి అన్నట్టు ఎక్స్‌ప్రెషన్ బెట్టే వాళ్ళు. ఇంగ వింత, వింతగా ఉండార ఉంటారండి. అసలెక్కడెక్కడి నుంచో ఒచ్చుంటారు గదా! కొంతమంది అయితే <smacks lips> అంటే, స్టార్టింగ్‌లో మనకు తెలియక అడుగుతాం గదండీ! ఇప్పుడే‌ ఆహ్, ఒక్కో రోజు ఒక్కో పక్కన గుర్చుంటాము. మనకిప్పుడు కొంచెం ఫ్రెండ్స్ అయ్యేవరకు ఒక 1 వీక్, 10 డేస్ వరకు ఆహ్, ఒక్కో దగ్గర గుర్చుంటాం గదా!
హ్మ్. హుహు. <giggles> అవును. అవును. హ్మ్. అవును. అవునండి. అవును.
హ్మ్. అప్పుడు అలా జరిగేదండి.
హుహు. ఓకే. ఇప్పుడు మీరు కొత్ సొంత ఊరిలో పదో తరగతి దాకా ఉన్నారు అన్నారు కదా! సొంత ఊరికి అను ఈ హైదరాబాదుకి తేడాలు ఏమన్నా ఉన్నయా? ఉన్నయి అంటే, ఏం చెప్తారు మీరు?
హ్మ్. అవును.

ఆ! అంటే స్టార్టింగ్‌లో అయితే ఇంకా ముఖ్యంగా మన పేరెంట్స్‌ని వెళ్లి ఇంకా ఆ వయసులో ఇంకా చాలా కొత్తగదండీ! మొత్తం ఇంకా. ఇంటి మీద బెంగా, ఇంకా కొత్త మనుషులు, ఆ ఎన్విరాన్‌మెంట్, ఆ చదువులు మొత్తం అన్నీ ప్రెషరే అప్పుడు చాలా ఒత్తిడికి గురై చాలా ఏడ్చడము. అలా ఒక ర 2 నుంచి 3 నెలలు వరకు అక్కడ సెట్ అవ్వడానికే చాలా టైం పట్టిందండి.
అవును. నిజమండి. హ్మ్. ఓహో! హుహు. ఓకే మీకు టైమింగ్ సెట్టింగ్‌కైనా కానివ్వండి, ఆ చదువు 24 గంటలు చదవమంటూ ఓరుంటారు హాస్టల్స్‌లో. నిజంగా చాలా టార్చర్ ఉంటుందండి. ని
హ్మ్. అవును. హ్మ్. అవును. అవునండి. అలా
హ్మ్. హ్మ్. తర్వాత ఇంజినీరింగ్ ఎక్కడ చదివారు? ఎక్కడ వేరే ఊరు అన్నారు?
తర్వాత ఇంజనీరింగు మళ్ళీ కొంచెం ఇంటి దగ్గర నుంచి ఒక దా 3 టు 4 అవర్స్ ఒక జర్నీ ఉంటదండి. ఆ ప్లేస్‌లో చదివాను. అది గూడా అది గూడా హాస్టలే అండి.
హుహు. ఓకే. అంటే అప్పుడు కూడా హోస్టలే. ఓహో! ఓకే.
హ్మ్. హ్మ్. తర్వాత
అంటే అక్కడ మీరు కాలేజ్ హోస్టలా? బయట వేరే హాస్టల్స్
బయట, బయట హాస్టల్ అండి. ఆ! కాలేజ్‌కి హాస్టల్ ఉన్నింది కాదు అప్పుడు బయట హాస్టలే.
హ్మ్. హుహు. ఓకే. అప్పుడు ఫుడ్డు అదంతా ఎలా ఉండేదండి హాస్టల్ ఫుడ్ అంటే?
ఆ! ఫుడ్ అయితే పర్లేదండి! బానే ఉండేది. ఇంకా ఒక్కొక్కసారి ఇంకా ఎంత ఉన్నా మనకి నచ్చదు కదండీ! ఇంట్లో ఉన్నట్టయితే ఉండదు గదా! ఎంత హాస్టల్, ఇంత మంచిగున్నా.
హుహు. అవును. ఉండదు. నిజమే అండి. నిజమే. హ్మ్. తర్వాత ఉద్యోగరీత్యా మారారా?
హ్మ్. ఆ! అవునండి. ఇంకా ఉద్యోగరీత్యా అంటే నేనింకా హైదరాబాద్‌లో ఉన్నానండి. హైదరాబాద్‌లోనే దాదాపు 6-8 ఇయర్స్ దాకా ఉన్నానండి.